మామూలుగా సొ ఒక సొసైటీలో ఉంటాం కాబట్టి ఒక్కలమే ఉండం కాబట్టి ఇరుగుపొరుగు వారితో స్నేహాలేగా బంధాలే కానివ్వండి ఆహ్, కాలేజిలో కానివ్వండి ఆఫీస్‌లో స్నేహాలే కానివ్వండి తప్పకుండా ఉండాలి. ఎందుకంటే మనిషి అనేవాడు ఒక్కళ్ళే ఉండలేరు కాబట్టి త తప్పకుండా ఒక సోషల్ లైఫ్ అనేది ఉండాలి. అలా మీరు ఒక కొత్త ప్లేస్‌కి వెళ్ళినప్పుడైనా కొత్త ఏరియాలో ఉంటున్నప్పుడైనా మీరు ఎలా మీ స్నేహాల్ని, బంధాల్ని ఏర్పరచుకుంటారు?
అ అవును. అవును. అ! మీరు చెప్పినట్టు కరెక్ట్ ఆహ్, నిజమండి మీరు చెప్పింది. ఎలా అంటే మనిషి ఒక్కలే అసలు ఉండలేరు. ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా సరే! ఒక తోడు మనిషికి కావాలి ఏహ్, ఎప్పుడైనా సరే. హ్మ్.
హ్మ్. హ్మ్. హ్మ్. కరెక్ట్ అండి. ఒకవే ఆహ్, అలా ఉండేవాళ్ళే అయితే మనుషులు అడవుల్లోనే ఉండేవాళ్ళు కదా! ఒక సొసైటీలో ఎందుకు ఉంటారు జనాల మద్య.
అవును నిజంగా. ఇంత ఇప్పుడు అందరి మధ్యలో ఉండి కొంతమంది ఇప్పటికీ ఉన్నారు ఎవరితో మాట్లాడకుండా ఆహ్, ఒక్కళ్ళే ఉండటం. నేను రోజూ చూస్తా ఉంటాను కొంతమందిని మా కాలేజిలో ఎవ్వరితో మాట్లాడకుండా ఒక్కళ్ళే ఉంటూ ఇలా వాళ్ళు ఒక్కళ్ళే ఉండటం కూడా ఇష్టపడతారు చాలా మంది.
ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! ఆ! ఆ! అంటే అలా ఉం అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మాట్లాడడమో, లేకపోతే వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్ ఉందేమో మెంటల్ ఫిజికల్ ఏమన్నా ప్రాబ్లమ్ ఉందేమో అట్లా అడగడము ఏం ఏం చేయలేదా అండి ఇప్పుడు?
అలాంటి వాళ్ళకి హ్మ్. అంటే మనం వెళ్లి వాళ్ళతో మాట్లాడాలి, కన్వర్జేషన్ బిల్డ్ చేయాలి అన్నా సరే ఇప్పుడు ఒక పెద్ద ఆహ్, పాపులర్ సామెత ఉంది. రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లేదు కదా! అన్నట్టు, నేను నా అంతటికి నేను వెళ్లి మాట్లాడతాను కానీ అటు సైడ్ నుంచి రెస్పాన్స్ లేకపోతే ఏం చేస్తా నేనైనా! ఇంకా ఇలాంటి ఇలాంటి మైండ్సెట్ వాళ్ళ కోసం ఇప్పుడు నేను చెప్పినట్టు అలా ఎవరితో మాట్లాడకుండా ఒక్కళ్ళే వంటరిగా ఉన్నవాళ్లు కొంతమంది ఉంటారు. వాళ్ళకి కూడా కొన్ని ఇష్టాలు అనేవి ఉంటాయి లైక్ నాకు తెలిసిన ఒక అమ్మాయికి ఆహ్, డాన్స్ అంటే ఇష్టము.
హ్మ్. <laughs> కరెక్టే. ఆ! అవును. కరెక్టే అండి, కరెక్టే. ఆ! హ్మ్. అవును. హ్మ్. ఆ! హ్మ్.
సో మనకి ఇట్లా ఒంటరిగా ఉంటున్నారు కొంతమంది అని అన్నట్టుగానే కాలేజిలో కొన్ని క్లబ్స్ అనేవి అరేంజ్ చేస్తారన్నమాట. డాన్స్ క్లబ్ అని, డ్రామా క్లబ్ అనేసి, సింగింగ్ క్లబ్స్.
హ్మ్. ఓకే, ఓకే, ఓకే. అలా ఒంటరిగా ఉండేవాళ్ళు కూడా అట్లాంటి క్లబ్స్‌లో వేళ్లి జాయిన్ అయ్యి మింగిల్ అయ్యే ఛాన్స్ ఉంటది.
అవును. అలా అలా కొంతమంది ఇప్పుడు నేను చెప్పిన అమ్మాయి ఎవరితో మాట్లాడదు అసలు, కానీ ఆ అమ్మాయికి ఒక ఇష్టం అనేది ఉంది, డ్యాన్స్ చేయడము. ఇంకా డ్యాన్స్ క్లబ్‌లో జాయిన్ అక్కడ కొన్ని కాలేజెస్‌లో తెలిసుంటే మీకు ఒక రూల్ అనేది పెడతారు. ఖచ్చితంగా ఒక క్లబ్‌లో మీరు ఉండాలి అప్పుడే మీకు ఈ క్రెడిట్స్ కానీ పాయింట్స్ కానీ యాడ్ చేస్తామని.
ఆ! హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. ఆా! ఓకే, ఓకే.
ఇలాంటి వాళ్ళ కోసము ఎవరితో మాట్లాడకుండా ఆహ్, వేరేగా ఉండే వాళ్ళ కోసమే మెయిన్‌గా ఇవి అనేవి పెడతారన్నమాట.
హ్మ్. హ్మ్.
సో నాకు కూడా డాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది.
ఓకే. మొత్తానికి ఆమె మీ ఫ్రెండయిందా అండి?
అలా